అవునవును. నిజంగా. నిజంగా మరి పండుగలు ఇట్లాంటివి?
అదే అనిపిస్తుంది నాకు. నేను ఫాలో చేసేదే పిల్లలకి చెప్పాలి రా బాబు. రేపు పెందరాలే తినేయాలి అంటాను. అది పిల్లల్ని. మరి ఈ ఈ మధ్యన ఆహ్, మళ్ళీ రాత్రి హోంవర్కులని చదువులని ఎంతకి రాకపోవడం, భోజనానికి. ఇంక గమ్మున తినేసేయండమ్మా మీకు పెట్టేసి నేను తినేస్తాను ఆ తర్వాత చదువుకోండి కాసేపు ఓ గంట, గంటన్నర, 2 గంటలో చదువుకొని అప్పుడు పడుకోండి పోనీ అలా చెప్పి, వాళ్ళ టైములు మార్చి, ఎందుకంటే లాక్‌డౌన్‌లో చాలా మారాయండి బాబు. అలా ఇలా కాదు ఆన్‌లైన్
హ్మ్. <giggles> ఆ! హ్మ్. అంటే ముందు మనం తినాలి. హ్మ్. ఓకె. ఓకె. ఓకె. ఓకె. ఓకె. అంటే ఏ ఏ విధంగా మారాయంటారు.
అంటే ఆన్‌లైన్ క్లాసెస్ వల్ల ఏమైందంటే ఇంకా అస్తమానం వాళ్ళకి ఒకటి ల్యాప్‌టాపు, లేదంటే ట్యాబు, లేదంటే ఫోనులకి మెసేజులొస్తాయి కదా! నా ఫోనుకి ఇంక వాళ్ళకి ఇచ్చేదాన్ని చూడండి రా హోంవర్క్ మెసేజ్ ఇచ్చారు, సి టీచరీ మెసేజ్ పెట్టారు, అని ఒక గ్రూప్‌లా ఫార్మ్ చేశారు వాళ్ళ స్కూలు టీచరు. అవన్నీ చూపిచ్చడం వాళ్ళకి అలా నా అంతట నేనే నా ఫోను నా ఫోను తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టాను నేనే అలవాటు చేయవలసొచ్చింది, ఇంకా మరి. ఇంక అలా అలవాటు అయిపోయిందనమాట రకరకాల గేములకలవాటు పడ్డం ఇలాంటివన్నీ అలవాటు పడిపోయి, ఇంక తర్వాత తర్వాతేమో నిద్ర నిద్రపోకపోవడం ఇంకా ఎలాగా ఆన్‌లైన్ క్లాస్ లే కదా! పొద్దున్న ఎప్పుడు లేచినా పర్వాలేదు కానీ రాత్రి లేట్‌గా పడుకోడం, ఆటలు ఆడుతూ కూర్చోడం, కొత్త కొత్త గేమ్లేసేయడం నా ఫోనులో ఇలాంటివనమాట. ఆహ్, నేను ఎరా నా నా బ్యాంక్‌కి సంబంధించినవన్నీ కూడా నేను ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ అన్నీ చేసుకుంటాను ఏమైనా వైరస్లు ఏమైనా వస్తే ఇబ్బంది కలుగుతుంది గే గేములేం వేయకండమ్మా అని చెప్పి వాళ్ళ చేత మానిపించడం మెల్లి, మెల్లి ఒక్కసారి మానేయమంటే తీసేయమంటే వాళ్ళకి మళ్ళీ కోపాలు, అలకలొచ్చేస్తాయి అలవాటు అయిపోయిన మీదట.
ఓకె. ఓకె. ఓకె. అవును. ఓకె. అంటే స్క్రీన్ టైమ్ ఎక్కువయిందంటారా? హ్మ్. అవునవును. అవును. ఎప్పుడు లేచినా పర్లేదు. హ్మ్. ఓహ్! ఆ! అదేలెండి. మెయిను కరోనా వల్ల అంటారు. హ్మ్. అవునవును. ఓ కరెక్టే కదా! <chuckles> ఏ వయసండి పిల్లలది? అంటే ఎంత వయసు ఉండొచ్చు కాలేజా? స్కూలా?
ఆహ్, లే క స్కూలు త స్కూలు పిల్లలనమాట. అదే, అదే ఆన్‌లైన్ క్లాసులు టైంలో అలాగా ఒక ఐదో తరగతి అలాగనమాటప్పుడు నాలుగో తరగతి అలాగా. దాంతో అంటే తెలిసి తెలియని వయస్సు కదా! అప్పుడు. అంటే ఇప్పుడు తరువాత కొంచెం పెద్ద పిల్లలై అన్నీ అర్థం చేసుకుంటున్నారనుకోండి. అప్పుడు ఆహ్, ఆ సమయంలో అనమాట. ఏమన్నా చెప్తే ఇట్టే కోపమొస్తుంది వాళ్ళకి అదిగో నన్ను గేమాడనివ్వట్లేదు.
హ్మ్. ఓకె. అవునవును. ఓకె. ఓకె. అదేదే. కానీ ఆ స్క్రీన్ టైమనేది తగ్గిచాలి. హ్మ్. అవునవును. హ్మ్. ఓకె. ఓకె. వాళ్ళ వయస్సుకి ఇప్పుడే కోపాలు, అలకలు అసలా
అన్నీ వస్ ఎందుకంటేనండి అప్పటి వరకు బాగా ఆడుకునేవారండి మా పిల్లలు సాయంకాలం కిందకెళ్ళి, ఆహ్, మా పక్కనే అసలు జనాలు సంచరించని స్ట్రీటుంది, ఎదురుగుండా ఓ గ్రౌండుంది అక్కడ చక్కగా ఇటుపక్క బ్యాడ్మింటన్ ఆడుకునేవారు గ్రౌండ్‌లో ఏమో క్రికెట్టు, ఫుట్‌బాలు, ఫుట్‌బాలు బాగా ఇష్టం అనమాట మా పిల్లలకి. ఇవన్నీ ఆడుకునేవారు ఒక్కసారి కట్టి పెట్టినట్టయిపోయింది అప్పుడు వాళ్ళకి.
హ్మ్. ఓకె. ఓకె. ఓకె.